ఓకే. హ్మ్.
అయితే ఒకరోజు ఏం చేస్తారంటే హ్మ్, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. రజనీకాంత్, మమ్ముటి. అయితే మమ్ముట్టి చెప్తాడు. నేను నీకోసం ఒక ఒక ఒకటి ఏర్పాటు జేశా. నువ్వు న దాన్ని ఖచ్చితంగా చేసి తీరాలి అంటాడు. సరే ఏంటి చెప్పు అంటే, నువ్వు వెళ్లి ఆ విధవరాలిని పెళ్లి జేసుకోవాలి అంటాడన్నమాట. అసలు రజనీకాంత్‌ని విధవరాలు పెళ్లి చేసుకోవడం ఏంటి అనుకున్నాను. కానీ మరి రజనీకాంత్ వెళ్లి నిజంగానే పెళ్లి చేసుకుంటాడు ఆ విదవ్ విధవరాలుని. ఆ ఫ్యామిలీ‌కి ఆ! చేసుకుంటాడన్నమాట. అది ట్విస్ట్. అసలు రజనీకాంత్ ఏంటి? ఆమెని చేసుకోవడం ఏంటి? అది కూడా స్నేహం మీద ఉన్న వాల్యూ‌తో మరి చేసుకోవడం ఏంటి? మరి తనకి ఇష్టమైన వ శోభనని గూడా వ వదిలేస్తాడన్నమాట. అసలు నాకర్థం గాలేదు. అయినా సినిమా బావుంది. కానీ, ఆ ట్విస్ట్ అనేది నేను అసలు ఇంకా ఎక్స్‌పెక్టే జేయలేదసలు. ఆ మొమెంట్. హ్మ్.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓహ్! ఓకే. ఆ! నిజంగా! ఆ! ఓహ్! ఆ! హ్మ్. వదిలేస్తాడు. హ్మ్. ఆ! హ్మ్. అయితే అవును. ఇప్పుడు ఇప్పటి వరకు మీరు మంచి మంచి ట్విస్ట్‌లున్న సినిమాలు, అలాగే చాలా బాగున్నాయి ట్విస్ట్‌లు, సర్ప్రైజ్ అయినవి చెప్పారు గదా? నేనే నేను నా ప్రశ్నలు అడిగినట్టు అబ్బా! ఇప్పుడు ఈ ట్విస్ట్ ఇది అవసరమా? అనుకునే సినిమాలేమైనా ఉన్నాయా? అవి ఎ ఎప్పుడైనా చూసారా?
ఓకే. <chuckles> యెస్. <chuckles> హుహు. అంటే ట్విస్ట్ అవసరం ఉన్నదా? అని కాదు గాని. మనం ఆ ట్విస్ట్ అనేది గెస్ చేస్తాం. నెక్స్ట్ ఇది జరిగిపోతుందిలే అనుకుంటాం గానీ, అది అదే జరిగిపోతుంది. ఇంగా మనకేం ట్విస్ట్‌లాగా అనిపియదు. అదే కథకి మలుపులాగా అనిపించదు. అంటే నార్మల్ సినిమా లాగానే మిగిలిపోతుంది కొన్ని కొన్ని సినిమాలు. సో ఇప్పుడైతే నాకు గుర్తు రావట్లేదు గాని కొన్ని సినిమాలైతే నేను చూసా. నేను ఎక్స్‌పెక్ట్ చేశానన్నమాట. ఆ! 'బ్రహ్మోత్సవం' నేను చూడలేదు. నేను చూడలేదది. అది అందరు సీరియల్‌లాగా <chuckles> ఉంది అంటే ఓకే. ఆ!
హ్మ్. హ్మ్. హ్మ్. అనిపించదు. ఆ! ఆ! ఓకే. హ్మ్. 'బ్రహ్మోత్సవం' చూసారా? 'బ్రహ్మోత్సవం' ఈ ట్విస్ట్‌లవసరమా <chuckles> అనిపించలేదా? 'బ్రహ్మోత్సవం' సినిమాలో సీరియల్ తరువాత సంగతి. ముందు ఆ ట్విస్ట్‌లకి అసలు ఇద్దరు హీరోయిన్‌లు ఎందుకు ఉన్నారు దీంట్లో? లేకపోతే ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఒక టోన్‌లో ఎళ్తూ ఉంటుంది. అంటే ఒక పేస్‌లొ ఎళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ అసలు పూర్తిగా అసలు కథకి, దానికి సంబంధం ఏంటి అనిపిస్తుందన్నమాట. అంటే ఆ ట్విస్ట్ అసలు అవసరమే ఉండదు. ఇంకెలాగైనా చేసుండొచ్చు అనిపిస్తూ ఉంటుంది. ఆహ్, సో యాహ్!
ఆ! ఓకే. హ్మ్. <laughs> అవును. నిజమే, నిజమే. అయితే నేను అందరూ ఆ సినిమా సీరియల్‌లాగా ఉంది అంటే గనక ఇంగ జూడలేదు. నాకు ఫస్ట్ ఆ ట్రైలర్ నచ్చలేదు. ఆ సాంగ్స్ కూడా నచ్చలేదు. సో ఇంక నాకు సినిమా మీద అసలు ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. సో నేనది చూడలేదు. అయితే ఈ మధ్య కాలంలో నేను చూసిందేంటంటే 'త్రిబుల్ ఆర్.' ఆ 'త్రిబుల్ ఆర్‌'లో కూడా మరేంటంటే ఇద్దరు కలుస్తారు. హీరో మరి ఏంటి రామ్ చరణ్ గాని, ఎన్‌టి‌ఆర్ గారిని కలుస్తారు. ఇద్దరు కలిసి, ఇద్దరు కలిసే వాళ్ళ బ్రిటిషర్స్ మీద ఫైట్ చేస్తారనుకుంటాం గాని, ఇద్దరు ఒకళ్ళకి క ఒక ఆశయం కోసం ఫైట్ జేస్తా ఉంటారు. అవును.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఆ! హ్మ్. హ్మ్. అవును. ఎన్‌టి‌ఆర్. హ్మ్. హ్మ్. హ్మ్. శత్రువుల్లాగా. అవును. అవును. వ ఆయనది ఈయనది ఒకే కాంప్లిమెంట్ అవుతాయి. ఒక ఒకళ్ళ ఆశయానికి ఒకళ్ళకి. కానీ ఈనేంటంటే రామ్ చరణ్ గారేంటంటే, ఈ ఎన్‌టి‌ఆర్ గారిని పట్టుకోవాలి. ఆయన్ని పట్టించాలి. అది నా కర్తవ్యం. నా జాబ్ అన్నట్టుగా, ఈయన కోసమే శతృత్వం. హ్మ్.
అవును. అవును. యెస్. కానీ, ఎన్‌టి‌ఆర్ అంటే మరి రామ్ చరణ్‌కి చాలా ఇష్టం ప్రాణ స్నేహితుడు.